ఇప్పుడు మనం చాలా చోట్లకు ట్రావెల్ జేస్తూ ఉంటాము. లేదా మన సైటీలోనే చాలా ప్లేసెస్‌కి తినడానికి వెళ్తూ ఉంటాము. అప్పుడప్పుడు అక్కడ ఆహారం మనకి నచ్చి అరే! బాగా బావుంది అని చెప్పి వాళ్ళ దగ్గరికెళ్ళి. మంచి చెఫ్స్ అనుకోండి లోకల్ చెఫ్స్ అనుకోండి. ఏంటి ఎలా జేశారని కనుక్కుంటాం కొన్ని ఊర్లలో అయితే. కొన్ని చోట్లలైయితే అబ్బా! అనవసరంగా తిన్నానురా! ఇంకెప్పుడు తినకూడదు. ఈ నమ్మిది రాకూడదు అని చెప్పి ఒక గుణపాఠంలాగా ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు పాఠమవుతుంది. కొన్ని, కొన్ని సార్లు గుణపాఠమవుతుంది. అలాగా, మీకు ఇలా లోకల్ ఫుడ్స్ ట్రై చేసిన అనుభవం ఏదన్నా‌నుందా?
అవును. అవును. <chuckles> అవునండి. అవును. ఖచ్చితంగా. యాక్చువలీ <chuckles> చెప్పాలంటే అండి ఇలాటివి చాలా ఉన్నాయండి. ఎందుకు అంటే కొత్త ఫుడ్డు ఏదైనా ఒచ్చింది అంటే ఫస్టు ప్రయత్నించడానికేళ్ళిపోయే వ్యక్తనైతే నేనేనండి. <smacks lips> ఏంటంటే ఖచ్చితంగా. మీరు గమనించే ఉంటారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా బాగా పెరగడంతో ఈ ఫుడ్డు టాపికు‌లు బా యెక్కువుంటున్నాయి. అక్కడ కొత్త కొత్త ఆహారం
అవునా? ముందు మీరే ఉంటారన్నమాట. అవును. ఫుడ్ ఇన్‌ఫ్లూయెన్సర్స్ అంటున్నారు వాళ్ళని.
ఆ! వాళ్ళేనండి. ఏంటంటే ఇప్పుడిక్కడ ఫుడ్డు బావుందని. వ అక్కడ బావుందని వెంట వెంటనే మనకి కూడా ఆహ్, అది చూసి అబ్బా! మంచిగా ఉంది ఎళ్దాం అనేసి ఎక్కువగా ట్రై చాస్తూ ఉంటానండి. నేనైతే మాత్రం. వాళ్ళని చూసి నేను ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నాను ఖచ్చితంగా వెళ్ళాలి అని.
పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టయిపేయిందా మీ పరిస్థితి?
<laughs> అంటే అలా అని చెప్పలేం. బట్ ఎక్కువ సార్లు నాకదే జరిగిందండి. <smacks lips> ఏంటంటే ఆ! నేను మెయిను ఫుడ్డీ అవ్వడం వల్ల, కొన్నిసార్లు నేను వేర వేరా ఊరులు కూడా ఎళ్తూ ఉంటానండి. ఏంటి? ఫుడ్డు తినడానికి మాత్రమే. మీరు నమ్ముతారో లేదో
అయ్యో! ఓకే. ఏంటి ఫుడ్డు తిండానికి మాత్రమే వేరే ఊరెళ్తారా?
ఖచ్చితంగా. మీరు నమ్ముతారో లేదో! ఒక ఇన్సిడెంట్ అయిందండి. ఏంటంటే, నేను ఒకసారి గోదావరి, రాజమండ్రి మీకు అటు సైడు తెలిసే ఉంటుంది.
అబ్బో! అవునవునండి.
ఆ! అటువైపు ఫుడ్డు చాలా బావుంటుందని నా ఫ్రెండొకా పర్సన్ అమలాపురంలో ఉంటారనమాట. <smacks lips> తను చెప్పారు నాకు. ఆ! "ఇటు సైడ్ ఫుడ్డులు చాలా బాగుంటాయి. మనం ట్రై చేస్తే మాత్రం లైఫ్‌లో మర్చిపోలేము," అది ఇది అన్నారు. సరే అని జెప్పి నేనేం చేశాను, నేను నా ఫ్రెండ్స్‌తో కలిపి అంటే, నా ఫ్రెండ్స్ కూడా ఒక ఇద్దరు ముగ్గురుంటారు. అందరూ కూడా కొంచెం ఫుడ్డు బాగిష్టపడే వ్యక్తులే. అంటే నా వల్ల వాళ్ళకి కూడా వచ్చేసిందిమాటది. ఆ!
ఓకే. అవునా! ఓకే. మీరలవాటు చేసేసారనమాట.
బాగా <giggles> అయితే అందరం కలిసి గోదావరి సైడెళ్ళి 6 డేస్ ఓన్లీ ఆ చుట్టుపక్క ప్రాంగాల్లో ఫుడ్డు తిండానికే మేము చూసుకున్నామంటే మీరు అర్థం చేసుకోండి.
వెళ్లారు. ఓకే. అంటే ఎలాంటి ఫుడ్డు ట్రై చేసారు మీరక్కడ?
అక్కడ చాలా వెరైటీలు ఉన్నాయండి. మీకు ఆత్రేయపురంలో పూతరేకుంటుందండి. కాకినాడకెళ్తే కాజా బాగుంటుందండి. నెక్స్టు సుబ్బయ్య గారి హోటలనేసి ఒకటుంటుందండి. <smacks lips> అది ఇప్పుడు మనకు చెప్పాలంటే ఎక్కడబడితే అక్కడే ఒస్తుంది. బట్, నిజంగా చెప్తునండి సుబ్బయ ఆహ్, సుబ్బయ్య గారి హోటల్లు మూడుంటాయండి. అందులో, మనం ఆ ఫస్టు రెండిట్లో ఏతిన్న చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఆ గొప్పతనం ఏంటంటే అండి, ఆలుపెట్టే విధానంలో మెయిన్ ఆ గొప్పతనం ఒస్తుందండి. ఏంటంటే ఇంకొంచెం యేసుకోండి, అయ్యో! ఇదేం సరిపోతుంది. ఇంకా కొంచెం తినండి. అది ఇదని చెప్పి వాళ్ళు ప్రేమగా ఓడ్డించడం. నెక్స్టు అది మనం తిన్నప్పుడు కూడా
అవును. నిజమేనండి. అవును. నిజమేనండి. అవును. వంట రుచిగా లేకపోయినా, అలా వడ్డన ప్రేమగా ఉంటుంది. దానివల్లే రుచి పెరుగుతుందంటారు.
ఖచ్చితంగా అండి. ఏంటంటే మనం ఇప్పుడు, మనం చెప్పుతూ ఉంటారు చాలామంది. ఏంటంటే మనం ఓండేటప్పుడైనా, మనం ఓండే విధానంలోనే ఉంటుంది ఏదైనా. అది మనం మనస్ఫూర్తిగా ఓండితే చాలా రుచిగా ఉంటుందంటారు. మినే మీరు వినే ఉంటారు ఈ మాట. <smacks lips> ఇల్ ఆ!
అవును. నిజమేనండి. నిజమే. చాలా సార్లు విన్నాను నేను కూడా.
అది. అలా నాకు ఆ కాకినాడ ఎళ్ళినప్పుడండి. ఆ సుబ్బయ్య గారి హోటల్‌లో నేను ఆ ఫస్ట్ టైమ్ ఫుడ్ తిన్నప్పుడు చాలా అంటే, నేను చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఏంటంటే మీకు బుట్ట భోజనం అని ఉంటుందండి. <smacks lips> మనం గమనించినట్టయితే పాత
అవును. సుబ్బయ్య గారి బుట్ట భోజనం అంటారు.
ఆ! పాతకాలంలో ఎప్పుడో 90లో, 70లో అప్పుడు‌లో ఉండేదన్నారు గానీ. మనకి పుట్టి పెరిగక తర్వాత, ఆ బుట్ట భోజనం అనే పేరు ఎప్పుడు వినలేదండి. ఫస్ట్ టైమ్ ఆ! నేను ఆ కాకినాడ బుట్ట భోజనం ఉంది అన్న. నాకది ఫస్టొ కొంచెం. క్యూరోసిటీగా అనిపించింది. ఏంటది, ఏంటని. ఆ! <chuckles> ఏంటి అని. నిజంగా ఎళ్లి నేను తిన్నందుకు ఎక్స్‌పీరియన్స్ నిజంగా మర్చిపోలేనండి. అక్కడి నుండి, మేమైతే ఇంటికడ ఒక ఒక ప్లాన్ చేసుకున్నామండి. <smacks lips> ఒక ప్రణాళికలా వేసుకున్నాం. ఏంటంటే, ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ వెళ్ళాలి.
ఓకే. ఓకే. ఏంటి, బుట్ట భోజనం అంటే ఏంటి అని అనిపించిందా? ఓకే. ఒక ప్లానింగ్, ఒక పద్ధతి, ఒక్క విజన్ అంటారా?
<laughs> ఖచ్చితంగా. చాలా జాగ్రత్తగా ప్లాన్ జేసుకున్నాం. ఫస్టిక్కడికెళ్ళాలి, అక్కడి నుంచి అక్కడికెళ్ళాలి. మీకు అక్కడ గరాజీలు అనేసి కొన్ని దొరుకుతన్నాయండి. ఏంటంటే అవి
అవును. పిచ్చు గూళ్ళ అని కూడా అంటుంటారు.
కరెక్ట్ అండి. పిచ్చిగుుళ్ళు అంటారు. ఎండి అవి ఎంత బాగుంటాయండి, ఎంత రీజనబుల్ ప్రైజ్ అండి. <smacks lips> ఇప్పుడు. అదే మనకి ఇటువైపుగానొచ్చిందనుకోండి. అదే అమ్మాలనుకోండి. ఆడు ఒక రూ. 50లో రూ. 100లో పెడతాడు అదే. కానీ, అక్కడికెళ్తే 15, 20 రూపాయాలండీ. అది ఎంత ఎఫెక్టబుల్ ప్రైజండి అది. ఎంత రుచికరంగా ఉంటుందో.
అవునండి. నిజామే. అంతేనండి. మీరు అప్పుడెప్పుడైనా ఆహ్, ఏరియాస్‌లో ఇప్పుడు ఇక్కడ బాగా ఫేమస్సయిన పునుగులు గాని, మిర్చి బజ్జీలు గాని ఆ ఏరియాలో ట్రై చేశారా? అక్కడ ప్రైసెసవన్నీ ఎంతున్నాయి?
హ్మ్. అంటే, నేను అవి ట్రై చేయలేగానీ, మార్నింగ్ టిఫిన్సయితే బాగా ట్రై చేశానండి. <smacks lips> ఎందుకు అన్
అవునా? ఎంత రేట్లున్నాయి కంపారిజన్ మీక్స్ మీస్ మీరున్న ఏరియాకిను, అక్కడ తిన్న ఏరియాకి?
అంటే దానికి, మనకి ఇక్కడ ఉన్న ఏరియాకి సంబంధం లేదండి. ఎందుకంటే నేను ఉండేది, ఆహ్, సిటీలో ఉంటాను. ఇక్కడికి, అక్కడికి చాలా రేట్ డిఫరెన్సుందండి. ఏంటంటే, మనకక్కడ దిబ్బ రొట్లను ఉంటాయి, ఇడ్లీలను ఉంటాయి ఆ చట్నీళ్ళో ఉన్న టేస్టే వేరు. అయితే ఆవివేనటంటే, రూ. 20, రూ. 25 అలా ఉంటాయి. ఆళ్ళు పెద్ద, పెద్ద దోసులేసినా అది రూ. 30కి మించుండదండి. ఇక్కడ మనకు దోసు తినాలంటే ఖచ్చితంగా, రూ. 60 అండి. మనం ఎట్ ఎటువంటి హోటల్‌కేళ్లిన. అదే రోడ్డు సైడ్ తింటే ఒక రూ. 40 ఉంటుంది. అదె అక్కడ మనం ఎంత పెద్ద అంటే, ఎంత రుచికరంగా ఉంటాయంటే, ఆళ్ళ యొక్క చట్నీస్ కూడా <smacks lips> చాలా వెరైటీగా చేస్తారండి. ఈ ఈ దబ్బకాయ పచ్చడని చేస్తారండి. అదొకటి టిఫిన్‌లో నిజంగా అద్భుతం అండి.
ఓకే. అవును. అవును. నిజమేనండి. అంతే. అవును.
మనకేంటంటే అది కనిపించడానికి చిన్న కమ్మలపాక కదా! ఏం వెళ్తాంలే అనుకుంటాం గానీ, నిజంగా చెప్తున్నాను ప్రతి దిక్కలా ట్రై చేయలండి. నెక్స్ట్ ఆత్రేయపురం చెప్పాను కదండీ! అక్కడ పూతరేకులుంటాయండి, నిజంగా అసలు ఏంటది తింటుంటే మనకి కరిగిపోతున్నటుంటుందండి. నిజంగా చాలా బావుంటుందండి. అదొకటి, నెక్స్ట్ మీకు ఆహ్, చెప్పాను కదండీ కాకినాడ కాజా. అది కూడా అద్భుతం. నెక్స్ట్ మీకు బాగా నాకు నచ్చింధైతే మాత్రం రాజమండ్రి రోస్ మిల్క్ అండి.
అవును. నిజమేనండి. అవునవును. నిజమేనండి. అవును. ఓహో! మీకు బాగా నచ్చిందా అయితే?
ఆ! బాగా అంటే బాగా నేను డైరెక్ట్‌గా ఒరిజినల్ ఎక్కడైతే అక్కడికెళ్ళానండి. ఏంటంటే నేను తినైతే రో నేను ఫస్ట్ అంటే నేను రోస్ మిల్క్ ఇక్కడ చాల చాలా సార్లు తాగానండి. ఇక్కడ మనకి ఉంటాయి చాలా ప్లేసుల్లో. కానీ, అక్కడికి ఇక్కడికి ఏంటసలు నాకు, అసలు ఇంత మార్పేంట్రా బాబు! ఇంత ఒరిజినల్‌గా ఉందేంటనిపించింది నాకైతే. అంత
ఓకే. అవును. నిజమేనండి. అక్కడ వాడేవన్నీ కూడా ఆథెంటిక్‌గా చాన్నాళ్ళ నుంచి ఇప్పుడు ట్రెడిషనల్ రెసిపీస్ అంటారు. అది ఎవరికే రిలీ ఆహ్, రిలీజ్ చేయరు బయటకి. "ఈ రెసిపీ వాడి చేస్తున్నాము" అని. రాజమండ్రిలో రోస్ మిల్క్ వాళ్ళు టేస్ట్ గెస్ చేసి ఇది వాడుతున్నారేమో అని చెప్పి ఇక్కడ రీక్రియేట్ చేస్తారంతే కానీ, అది ఒరిజినల్‌ని దించలేరు. అంతే ఇప్పుడు కొక్క కోలాని బట్టి చాలా ఒచ్చినయి, తంసప్ అని ఏదన్నా. కొక్కకోలా కొక్కకోలానే, థంసప్ థమ్సప్పే.
అవునండి. నిజంగా. ఆ! ఒరిజినల్ దించలేరు కదా! ఆహా! ఈ అవునం అంతే, మీరు గమనించినట్టయితే 'కోకోకోల' ఇప్పుడు, ఇంట్లో కూడా తయారు చేసుకోవడం అనేది, మనకు చూపించేస్తున్నారు. <smacks lips> కోకోకోల ఎలా తయారు చేసుకోవచ్చారు కానీ, ఎంతైనా ఒరిజినల్ అంటే ఒరిజినలే. మీకు ప్రతీది ఎలా ఉంటుందండి. ఏంటంటే, కాకినాడ కాజా గాని, ఇప్పుడు ఇదిగాని నెక్స్ట్ ఆర్టోస్ డ్రింక్ ఉంటుందండి, ఆ కంపెనీకెళ్ళి తాగానండి. నిజంగా, ఆ కంపెనీకెళ్ళి తాగానండి. ఆ! గ్రేప్ ఫ్లేవర్ అదీ, ఎంత బావుందండి! నెక్స్ట్ మీరు నేను ఎంత ఫుడ్డి అంటే, నాకు పులస చేపగాని, నా ఫ్రెండ్ కొనగలిగితే, ఎందుకుఅంటే, అదీ, 90 పర్సెంట్ దొరకదండి. <laughs> ఆ! అలా అని కాకుండా అది దొరకదు ముఖ్యంగా. ఏంటంటే అది వచ్చింది పడింది అంటే, ఎవరో ఒకళ్ళు తీసుకెళ్ళిపోతుంటారు. ఏదో మన లక్కు బావుండి దొరికిందంటే, నేనే ఇక్కడికి తెప్ తెప్పించుకోనండి. నేనే అక్కడికెళ్ళిపోతాను. ఎళ్ళిపోయి, ఆ! అక్కడే, ఒక కుండ ఉంటుందండి. కుండలోనే వండుతారు. దగ్గరుండి వండి, ఈ మనకి పికిల్స్ పెడతారు కదండీ, ఊరగాయలు. దానిలొ నూనెేస్తారండి అందులో, <smacks lips> ప్రత్యేకంగా. ఆ ఊరగాయ నూనెేసి చేస్తారండి. ఎంత అద్భుతంగా ఉంటుందండి. నిజంగా చెప్పందండి
అవును. ఒరిజినలే. అరిటోస్. అవును ఓహో! కంపెనీకెళ్ళి తాగారా? పుస్తెలమ్మేసుకోవాలి. అవును. నిజమే. అవును. ఓహ్! ఓకే. అవును. నిజమే. అవును. నిజమేనండి. అది ఎప్పుడైనా పుస్ ఈ పులస వేలం పాట విన్నారా? ఎంత రేట్లకెళ్తున్నాయినేది?
ఆ! అంటే, నేను టీవీలో విన్నాను. నెక్స్టు మనా నా ఫ్రెండ్ కొనుక్కొని "అరే ఇంతకు కొన్నాను. 12000కు కొన్నాను, 15000కు కొన్నాను. ఈరోజు సగం ముక్కే వచ్చింది 20000కు" ఇవి చెప్పినప్పుడు వినీ, నిజంగా, <smacks lips> ఒక విధంగా ఆశ్చర్యంగా ఉంది. అంటే డబ్బులు నావేగానీ <laughs> ఏంటంటే మనకి ఏంటి ఇంత రేట్ అవుతుందా? ఇంతా! అనేసి. నిజంగా అండి. తినాలండి. ఖచ్చితంగా తినాల్సిందండి అది కూడా. అలా ఆ! నేను అక్
అవును. నిజమేనండి. నిజమే. ఊరికినే అంటారండి, పుస్తెలు అమ్ముకునేైనా పులస తినాలని.
<chuckles> అంతే కదండీ! ఏంటంటే, మీరు గమనించినట్టైతే, పెద్దవాళ్ళేమైనా చెప్పారు అంటే, అది ఖచ్చితంగా నిజమండి.
నిజమనే అర్థం.
ఆ! ఎందుకంటే అది ఖచ్చితంగా. ఏంటంటే ఆళ్లు చెప్పింది మనం గాని అది ఫాలో అయితే అంతకన్నా ఏం లేదండి. కానీ, ఇప్పుడు నాకు రాజమండ్రిలో ఎంత మంచి ఎక్స్‌పీరియన్స్. అదే ఆహ్, గోదావరి చుట్టుపక్కలంతా, <smacks lips> చాలా బా అయిందండి. ఆ 6 రోజులు మేము ఎలా తిన్నామంటే అలా తిన్నాం. అక్కడ బిర్యానీ, కుండ బిర్యానీ అవన్నీ కూడా చాలా బావున్నాయి. కానీ, ఇక్కడ నేను లోకల్‌లో తిన్న నెగీటివ్ ఫుడ్స్ కూడా చాలా ఉన్నాయండి. ఒకొక షాప్, ఒకా <smacks lips> హోటలు పేరు చెప్పను. హ్మ్. నాకు తెలిసి మీకు గుర్తొస్తది. నీకు కొంచెం స్టోరీ చెప్తే. <chuckles> ఆ! అయితే ఈ మధ్య కాలంలో చాలా ప్రమోట్ చేస్తున్నారండి అది. ఏంటంటే, ఒక అద్భుతం ఏంటంటే ఇండియాస్ బిగ్గెస్టు హోటలని చెప్పి ప్రమోషనెక్కువొస్తుంది. <smacks lips> కాకినాడ దగ్గరలో ఉంటుందది, హైవేలో. ఆ! హోటలు పేరు మీకు తెలిసే ఉంటుంది. చూసు ఆ! మీకు ఐడియా వచ్చుంటుంది. ఆ! ఏండి నిజంగానే చెప్తున్నానండి చాలా దారుణంగా నమ్మానండి. ఏంటంటే ఆహ్, అతను ఆ ఓనరే చెప్తూ ఉంటాడు. ఇలా వండుతున్నాను నేను, అలా వండుతానంటే, ఏదేదు ఏదేదో అనుకొనెళ్ళిపోయానండి. ఏండి, నమ్ముతారో లేదో, బగారా రైస్ ఫార్ బెటరండి దాని మీద. ఆ బిర్యానీ ఏంటండి చప్పగా, ఆ మటను పీసెస్ అయితే మీకైతే స్టిక్కీ, స్టిక్కీగా సాగుతున్నాయండి. నాకర్థం కాలేదు. ఏంటి
అవును. అవు. ఓకే. అ ఓకే. అవునా? ఓహో! ఓకే. అవునవును. అవును. నిజమే. అయ్యయ్యో! అయ్యయ్యో! ఫుడ్ ఎక్స్పీరియన్స్ బాలేదనమాటయితే అక్కడ.
అస్సలు. నెక్స్ట్ ఉంకోటేంటి ఇప్పుడు కొన్ని కొన్ని దిక్కుల మనం డబ్బులు చాలా ఖర్చుపెట్టేస్తాం. <smacks lips> ఇప్పుడు మీకర్థమై ఉంటుంది. నేను ట్రావెలింగ్‌కే ఎంతయితే అంత పెడ హైదరాబాద్ ఎళ్ళానండి ఓన్లీ ఫుడ్డూ చేసి తిండానికి. అలా ఆ! మేం ఫ్రెండ్సందరం అంటే <smacks lips> నేనెక్కడికెళ్ళినా కొత్తదనంగా తినడానికి ఇష్టపడతాను. ఇప్పుడు బ్యాంకాక్‌లోని, దుబాయ్‌లోగాని ఎక్కడైనా కొత్తగా ఇష్టం కానీ మేం ఫ్రెండ్సొక నలుగురైదుగురు వెళ్ళాలి అనుకుంటే మాత్రం మ్యాక్స్ ఇండియాలోనే ఉ చూస్తామండి. ఎందుకంటే <smacks lips> బై
అవును. ఓహో! ఓకే. అవును. అంతే, అంతమంది కలిసి అక్కడికి ఎళ్ళలేరు. కొంచం కన్సర్న్ కూడా ఉంటుంది కదా! హ్మ్.
ఆ! భారీ బడ్జెట్ అయిపోద్ది కదా! అవునండి. అవునండి. అందుకని చెప్పి ఎళ్తామండి. ముంబై గాని, ఢిల్లీ గాని ప్రతీదీ ఫుడ్డు కోసం. అయితే నిజం చెప్తున్నానండి, ఈ ఫుడ్డు నేను డిసప్పాయింటైనంత ఇంకేదవ్వలేదేమో. ఎందుకంటే, ఏండి డబ్ ఆ! డబ్బుల్దేముందండి. కానీ ఆ బిర్యానీ 599 రూపాయలండి.
అయ్యయ్యో! అమ్మో! చాలా రేటు. హైదరాబాద్‌లోనే అంత రేట్లు లేవు.
లేవు. చాలా రేటు నెక్స్ట్ ఇంకోటి, ఏంటి ఆళ్ళంతా రేటు పెట్టినందుకు మనకి సాటిస్ఫై అవ్వాలి. ఏంటండి వాళ్ళకి చెప్పినా కూడా పెద్ద పట్టించుకోలేదు. సారు, నెక్స్ట్ టైమ్ మారుస్తాం సారు అంట. నెక్స్ట్ టైమ్ మారిస్తే, నాకెందుకయ్యా నేనిప్పుడొచ్చాను అనుకుంటాం కదండీ.
అవును. నిజమే. అవును. నిజమేనండి.
ప్రతిసారి అలాగుంది. నెక్స్టిప్పుడు ఈ మధ్య కాలంలో వైజాగ్‌లో ఒక హోటల్ పెట్టారండి కొత్తగా.
ఓకే.
అది కూడా అలాగే అయిందండి. <chuckles> ఏంటంటే ఆహ్, రూ. 499 అది కూడా దూపిడుపోతు బిర్యానీ అన్నారు. సరే, అని చెప్పి నమ్మెళ్తే ఆ పీసెస్ అన్నీ మాడిపోయాయండి. <smacks lips>
అయ్యయ్యో! అయ్యయ్యో!
<laughs> నాకు బాధపడాలా ఇంత డబ్బులయిపోయాని, లేదు అంటే పోనిలే ఈ ఒక్కసారికయిపోయిందని ఆనందపడాలా అనేసి నాకేమర్థం కాలేదు.
ఇంకోసారి ఎళ్ళకండా డబ్బులు సేవైనయనుకోవాలంతే.
ఖచ్చితంగా. ఏంటంటే ఇప్పుడు మనకి చూస్తున్నాం కదండీ, ఇప్పుడు ఏంటి ఈ టీవీలాటిల్లో ప్రతి ఒక్కడు ఏదో డబ్బులు తీసుకు ఏంటి, నేనొక లైవ్ చూసానండి. ఒక హోటల్ చిన్న హోటల్ అండి అది. <smacks lips> ఆహ్, అయితే నేనెళ్ళినప్పటికి ఒక కెమెరా పట్టేసుకొని ఒక పర్సనున్నాడు, లైట్ పెడుతున్నాడు. ఇంకో అమ్మాయి తినేస్తుంది స్పీడ్‌గానా. ఇలా ఉంది, అలా ఉంది, అది, ఇది అని చెప్పేస్తుంది.
ఓకే. ఓకే. ఎంత బావుంది, అంత బాగుందని చెప్పేస్తున్నారు. ఓకే.
<chuckles> ఏండి నేనడుకున్నాను, ఏంటిలింత ఓవర్‌గా చెప్పేస్తుంది, నిజంగా అంత బాగుందా అనేసి, నేను ట్రై చేస్తే, నాకేమో అంత అనిపించలేదండి. నార్మల్‌గానే అనిపించింది. కానక్కడ ఏం చేశారనుకున్నరాలు, ఇద్దరు మనుషులొచ్చారండి. ఒక 6 వెరైటీలు అంటే, ఫ్రీ కదండీ వాళ్ళకి ప్రమోట్ చేసినందుకు. 6 రకాల ఫ్
అవును. నిజమే. ఫ్రీగా వచ్చింది చాలా రుచిగా ఉంటదండి. మన డబ్బులు పెట్టింది బానే మన డబ్బులు పెట్టింది బాగోదు గాని, ఫ్రీగా వచ్చింది అయితే రుచిగానే అనిపిస్తది చాలామందికి.
చాలా రుచిగనిపిస్తాయి. ఆలెంత ఘోరం మనుషులు అంటే మీరు చూడండి, 6 రకాలు పెట్టుకున్నారండి. 6 రకాలు అంటే ఫ్రైడ్ రైస్ పెట్టుకున్నారు, బిర్యానీ పెట్టుకున్నారు, స్టార్టర్లు ఒక 3 పెట్టుకున్నారు. అంటే ఓన్లీ ఈ రైస్ టైప్ ఐటెమ్‌లే 6 పెట్టుకున్నారు. స్టార్టర్లు ఓ 3 పెట్టుకున్నారు. 9 ఐటెమ్సండి. నేననుకున్నాను, ఏంటి నిజంగా ఈళ్ళిన్ని తినేస్తారా అంటే ఏండి ప్రతి దాంట్లో ముద్ద, ముద్ద తినేసి మిగిలిందంతా పార్సల్ చేసేయండి అన్నారు. నాకెంత చిరాకొచ్చిందంటే
ఓకే. అవును. నిజమే అంతే చేస్తారా?
ఆ! ఏంటండి ఏం బుద్ధండి అది. <chuckles> ఏదో తిన్నారు. పోనీళ్ళు బిల్ కట్టినోలా కాదు కదా! ఆ ఆవిడని. ఆవిడనడిగితే చెప్తుందావిడా రీచ్ మీకు రేపటికి ఎలా ఉంటది చూడండి అంటే పాపం ఆవిడ నమ్మేసిందండి. <smacks lips> నాకైతే గొప్ప బాధ గనిపించిందండి. ఆ! ఇలాంటివి నమ్మే ఇలాంటివి ట్రై చేసి మనం చాలా పా చాలా ప్రాబ్లమ్ కూడా ఫేస్ చేస్తూ ఉంటామండి. <smacks lips>
అవును. నిజం. అవును. అయ్యయ్యో! అవును. నిజమేనండి.
ఆ! ఎందుకంటే గొప్ప గొప్ప అనుభవాలు ఎన్నైతే ఉన్నాయో ఇలాంటి ప్రాబ్లమాటిక్ అనుభవాలు కూడా చాలా ఎక్కవుంటాయి. మనం గమనించినట్టేదె.
అంతే. నిజంగానే.
ఆ! నేను, ఇక్కడనే కాదండి. ఎక్కడైనా నేను ఇలాంటివి చూస్తాను. మీకలా అయితే నేను హైదరాబాద్ యెళ్ళానని చెప్పాను కదండి! అక్కడైతే మీరు నమ్ముతారో లేదో, ఒక ఫుడ్ వ్లాగర్. ఒక మొత్తం వీడియోలన్నీ నేను పట్టేశానండి. మీరు నమ్మదరులేదు అతను తెలుగతను కాదు. ఆ! ఇ ఇ ఇంగ్లీష్ అతను అతను.
అవునవును. ఓహో! ఓకే. అవునా? ఓకే. చెప్పండి.
ఆ! ఫు ఫుడ్ రేంజర్ అని చెప్పి ఉంటాాడు అతను. <smacks lips> ఫుడ్ రేంజర్ ఒకడు 'మార్క్విన్స్'. అతను నిజంగా ఈ ఫుడ్ వ్లాగరలందరు. ఈ కోవిడ్ తర్వాత ఒచ్చినోళ్ళండి. కానీ ఆళ్ళు టాప్ అండి ఆళ్ళిద్దరు. అయితే. నేను
ఓకే. ఓకే. వాళ్ళ వీడియోస్ చూసి ఎళ్లారా మీరు?
ఆ! వాళ్ళ వీడియోస్ చూసే ఆ ఫుడ్ రేంజర్ ఏటేటి లిస్ట్ ఇచ్చాడో మొత్తం అంత లిస్ట్ రాసేసుకున్నానండి. నా ఫ్రెండ్స్ అందరం
ఓకే. లిస్ట్ రాసుకున్నారేకంగా. అంత డెడికేటెడ్ ఫుడ్ ఆహ్, ఫుడ్ లవర్ అనమాట మీరు?
ఆ! లిస్ట్ రాసేసుస్తున్నాం. అంటే ఇప్పుడు <hiccups> అంతేనండి. ఏంటంటే మీకు బాగా గమనిస్తే అక్కడ షాదాబ్ బావుంటుంది. పారడైస్ బావుంటుంది. ఇవి అవివన్నీ చాలా చెప్పారు. అయితే నాకు ఇతనేం చెప్పాడో అదే ముఖ్యం అనిపించిందండి. అలా ఆ! నేను ఇప్పుడు 5 డేస్ ఉంటాను కదా! ఒక ఎలా లేదనా ఒక 4 బిర్యానీలు తింటాను. మార్నింగ్స్ ఇవి తింటాను. అవి తింటా. ప్రతీదీ చాలా జాగ్రత్త రాసుకొని ఏండి నమ్ముతారో లేదో? ప్రతి ఒక్కటి అద్భుతమ అండి నేను తిన్నవైతే.
అవును. ఓకే. ఓహో! ఓకే. అంటే కొన్ని చెప్పండి ఏమేమి మీకు బాగా మంచిగా అనిపించినవి, చెప్పండి?
నేనతన్ని గుడ్డి గుడ్డిగా ఫాలో అవ్వడంలో తప్పే లేదనిపించింది. ఏండి మీకు మీకు చార్మినార్ దగ్గర ఛాయ్ ఉంటుంది. మీరు గమనిస్తే! హ్మ్ 'నీలోఫరు' 'నిలోఫర్' కాదు, ఏంటది ఆహ్, పేరు మర్చిపోయనేంటి? నిమ్రాార్ రైటండి. 'నిమ్రా కేఫె'. ఏండి చాయ్ ఉందండి, నిజంగా అద్భుతమండి. ఆ బిస్కెట్స్ గాని, చాయ్ గాని, నిజంగా నాకైతే ఒక వండర్‌ల అనిపించిందండి. నెక్స్టు మీకు ఆ! అదండి. 'షాగోస్' బిర్యాని ఉందా? నాకది చాలా దారుణంగా నచ్చిందండి. ఏంటంటే మీకు చాలా చెప్పారు. మషాలా ఉంటుంది. అది కాకుండా ప్లెయిన్ అంటే నార్మల్‌గా డబల్ మషాలా చెప్ నార్మల్‌ చెప్పమన్నారు. నిజంగా అలాగే చెప్పాను. నెక్స్టు షాదాబు ఒకటి నాకు బా నచ్చిందండి. <smacks lips> నాకు 'పారాడైస్' పెద్ద అనిపించలేదు ఎందుకంటే అన్ని దిక్కులా ఒకలాగే అనిపించింది. అది కాకుండా బిస్కట్ నెక్స్టు మీకు 'చార్మినార్' దగ్గరే సలాడ్స్ అవి ఉంటాయి, ఏంటది కస్టర్డు అవన్నీ అమ్ముతారక్కడ. ఆహ్ 'మిల్లాన్ జూస్' సెంటరండి. నిజంగా, <smacks lips> కానీ కొంచెం ఓవర్‌హైపండి, అది ప్రైజెస్ ఎక్కువ. బట్ చాలా బావుంది. నాకైతే టేస్ట్ వర్త్ అనిపించినియి. బట్ కొంచెం ఓవర్ ప్రైస్ అనిపించింది. ఇలా చాలా చూసానండి. నాకు ప్రతీదీ నిజం చెప్తునానండి ఫుడంటే ఏదో ఒక ఒంట్లోంచేదో తెలియని ఒక ఫీలింగ్సు ఒక క్రేవింగ్సనేవి వచ్చేస్తూ ఉంటాయి. <chuckles> అవునండి. చాలా ఇష్టం.
అవును. 'నిమ్రా కఫె' అంటారు అదేనాండి? యాహ్! ఓకే. ఇంకా ఇంకేం ట్రై చేసారు? ఓకే. ఓకే. అవును. అవును నిజమే, 'మిలాన్ జూస్ సెంటర్' అంటారు. ఓకే. ఓకే. ఓకే. చాలా చక్కగా చెప్పారండి. మీరు ట్రై చేసే స్థానిక ఆహారం గురించి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్, గుడ్ ఎక్స్‌పీరియన్స్, బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అన్నీ కూడా చక్కగా తెలియజేశారు. మనం మళ్ళీ కలిసి ఇట్లాంటి వాటి గురించి మాట్లాడుకుందామండి. ధన్యవాదాలు.
ధన్యవాదములు.